ఇటీవల కాలం చూస్తే అండి. ఎలా అయిపోయిందంటే టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్ అయిపోయిందండి. అంటే, ఆహ్, వయస్సుతో అంటే, సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారనమాట. అంటే, ఫోను అనేది ఎలా అయిపోయిందంటే అండి. మన శరీరంలో ఒక భాగంలాగా అయిపోయింది. ఒక్కసారి ఫోను కనిపించకపోతే ఒక్క నిమిషం అల్లాడిపోతూ ఉంటారండి. మనుషులంతా. అయితే అయితే ఈ సోషల్ మీడియా అనేది ఇ అంటే ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందండి. చాలా ట్రెండ్ అయింది. అయితే ఈ సోషల్ మీడియా అనేది మీ మనస్తత్వానికి ఎలాంటి ప్రభావం చూపించింది? అది మంచి మంచి చూపించిందా? లేకపోతే చెడు చూపించిందా? మీ అభిప్రాయం ఏంటో చెప్పగలుగుతారా?
ఆ! అవునండి. అవునవును. హ్మ్. అంతే. అంతే. హ్మ్. నేను ముందు నా అభిప్రాయం చెబుతాను. తర్వాత నా మనస్తత్వంకి ఎలాంటి ప్రభావం చూపించిందని చెబుతాను.
కచ్చితంగా. కచ్చితంగా అండి.
నా అభిప్రాయం ప్రకారంగా అయితే నండి. ఈ సోషల్ మీడియా‌లో మంచి ఎక్కువ ఉంది. చెడ్డ తక్కువ ఉంది. కానీ జనాలు ఆ చెడ్డ ఏదైతే తక్కువ ఉందో దాని వైపే పరిగెడుతున్నారు. ఈ మంచి అనేది ఎక్కువగా గ్రహించట్లేదండి. ఇది ఇది తీసుకునే వాళ్ళు ఆహ్, కొంచెం తక్కువ మంది ఉన్నారు అనుకోండి. అంటే, మంచిగా
హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే, మీరు చెప్పింది నిజమే అండి. ఇప్పుడు మనుషుల పరంగా చూసినా కానీ. ఒక మనిషి ఒక ఆహ్, 20 మంచి పనులు చేసి ఒక 2 తప్పు పనులు చేస్తే ఆ 2 తప్పు పనులే చూస్తూంటారన్నమాట.
ఆ! అంతే. ఆ! అంతే. ఆహ్, అలా కాదు. నేను నేను ఎలా అంటున్నానంటే. ఇప్పుడు 2 ఒక మంచి చెడ్డ 2 ఉన్నాయండి. ఒక ఓ 20 మంది మనుషులు ఉన్నారు. 20 మంది మనుషుల్లో మంచి అనేది ఒకటి ఒక దారి ఉంది చెడ్డ అనేది ఒక దారి ఉంది. అయితే ఈ దారేమో మంచి దారి, కొంచెం దూరం, కొంచెం కష్టం, చెడ్డ దారి ఈజీ అయితే అప్పుడు ఏం చేస్తారు 20లో 18 మంది ఈ చెడ్డ దారిలో వెళ్ళిపోతున్నారు. ఇది ఈ ఈ మంచి దారిలో ఇద్దరె వెళ్తున్నారు నా నేను చెప్పదలుచుకుంది ఇలా అనమాట.
అయితే ఇది కూడా అల్ అలాగే అంటారు అన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. ఎళ్ళిపోతారు. నిజంగా అండి. ఓకే. ఓకే. అదే అదే అర్థమైపోయింది అర్థమైపోయింది. అయితే మీరు ఎంత వరకు సోషల్ మీడియా వాడుతూంటారండి అంటే, మనకి వాట్సాప్ అని, ఇన్‌స్టా‌గ్రామ్ అని, స్నాప్‌చాట్ అని రకరకాల ప్లాట్‌ఫారమ్స్ వచ్చాయి మీరు ఏమేమి వాడతారు అంటే, రోజుకి ఎన్ని సార్లు ఏమేమి వాడతారో చెప్పగలుగుతారా?
ఆ! ఆ! హ్మ్. ఆ! హ్మ్. నాకేమో ఇది అస్సలు నచ్చదండి. ఇది నా <chuckles> శరీరానికి అంటే, పడని వ్యవహారం అయిపోయింది. ఈ సోషల్ మీడియా అనేటువంటిది. అంటే, హ్మ్, చిరాకు వచ్చేస్తుంది. అన్నిట్లోనూ మనం చూసుకుంటూ అందరితో కాలంతో మారాలి. మనం అంటే, ఆ సాంకేతికతను మనం అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో పెట్టుకున్నవే తప్పించి. దీంట్లోనే అంటే, వాడకం దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా ఇబ్బంది ఎదురైపోతుంది. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛకి చాలా వరకు భంగం కలుగుతున్నదన్నమాట. హ్మ్.
హుహు. హ్మ్. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. నిజంగా అండి. అది ఒక రకంగా కరెక్టే అన్నమాట. అంటే, అండి మీకు ఈ సోషల్ మీడియా వాడడం వల్ల అంటే, పని జీవితము ఇంకా మీ ఇంట్లో పనులు అంటే, సమతుల్యత అనేది మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారా అంటున్నారా? అంటే మీరు ఎలాగా మెయింటైన్ చేస్తూంటారు అన్నిటిని.
హ్మ్. ఆ! ప పని. ఇప్పుడు దీంట్లో మీకిందాకే జెప్పాను గదా! మంచి ఎక్కువుంది, చెడ్డ తక్కువుంది. కానీ చెడ్డ దారిలో ఎక్కువ మందెళ్తున్నారు. అలాగే ఇందులో మంచి గురించి చూసుకుంటే ఆ పని జీవితం గురించి, మంచి గురించి చూసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక హ్మ్. ఒక సర్క్యులర్ లేపోతే ఏదైనా నేను టైప్ చేయవలసొస్తే వాళ్ళు నాకు వాట్స‌ప్‌లో పెట్టేస్తున్నారు. దాన్ని గబగబా నేను చూసుకుని నేను నా పని నేను చేసిన టైప్ చేసుకోనో, లేపోతే వాళ్ళకావాల్సినవేవైనా వాళ్ళ పనులన్నీ అందులో నాకు పనులు అప్పజెప్తే నేను చేయగలగడం, లేపోతే చేయలేకపోతే నేను చేయలేను నా వల్ల కాదు. ఏదోకటి అక్కడక్కడది. ఇదే ఇదివరకు మంచి ఓకే. కానీ ఆ! ఇక్కడ చెడ్డనేది ఎంతవరకు వస్తున్నదంటే "ఆఫీస్‌కి బయలుదేరావా?" బయలుదేరాను. "ఒస్తున్నావా?" ఒస్తున్నాను. "సిగ్నల్ దెగ్గర బ్రేకేసావా?" లేపోతే కొంచెం నువ్వు, కొంచెం ముందుకెళ్తున్నావా? ఈ అసలు ఏ <giggles> ఏంటిది బయలుదేరుతున్నాను ఒస్తున్నాను. సరే ఆఫీస్‌లో కూర్చున్నాం అనుకోండి. మళ్ళీ "ఇంటికొస్తున్నావా? ఐదయిపోయింది." అలాగే కోపంగా ఉన్నటువంటి ఎమోజీలు. ఆహ్, హ్మ్.
హ్మ్. అవునండి. హుహు. హుహు. హ్మ్. ఓకే. హ్మ్. <laughs> <chuckles> హ్మ్. హుహు. అవునండి. హ్మ్. ఆ! నవ్వే ఎమోజీలు ఏడుపే ఎమోజీలు అవన్నీ.
నా ఆ! అం అంటే ఇప్పుడు 5 గంటలకి ఆఫీస్ నుంచి బయలుదేరలేదంటే కోపం ఒచ్చేస్తుందనమాట. ఆ కోపంగున్న ఎమోజీ మొబైల్‌లో ప్రత్యక్షం అయిపోతుంది. <chuckles>
<chuckles> అయితే అండి మీ జీవితంలో మీరు సోషల్ మీడియా‌ని ఎలాగా వాడుతూ ఉంటారు? అంటే పని వరకు మాత్రమే వాడతారా? అంటే మనుషులతోని మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా సోషల్ మీడియా‌లో?
నేను అంటే, పని వరకు హ్మ్. ఎక్కువగా ఉపయోగించుకుంటానండి. దీన్ని నా పనికి అవసరంగ పడుతుంది కాబట్టి, ఆహ్, దీంట్లోనేమో హ్మ్. అంటే ఈ వా వాట్సాపనేది ఈ మధ్య ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మిగతా వాటిల్లో ఉన్నప్పటికీ హ్మ్. వాట్సాపెక్కువ. అలాగే స్నేహితులు అనేటప్పటికి, ఫేస్‌బుక్‌కి వెళ్ళిపోతా. ఈ ఈ ఈ దీంట్లోకి రాను, దీంట్లో ఏమో తినేస్తున్నారు పట్టుకుని. రకరకాలైనటువంటి గ్రూప్లు పెట్టేసుకొని, ఆవ్ ఆ మెసేజ్ చూశాననుకోండి, చూసి ఎందుకు రిప్లై ఇవ్వలేదు. అని అడుగుతున్నారు అందుకని వా దాని జోలికి
హ్మ్. ఓకే. అవునవునవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా. నిజంగా అండి. అంటే, మీకు రిప్లై ఇవ్వాలనుకుంటే మీరిస్తారు.
ఆ! అంటే ఆహ్, హ్మ్.
అంటే, మెసేజ్ పెట్టాలి అనుకుంటే ఇస్తారు అంతే. ఇంక దానికి మించి వాళ్ళు అడగడమనేది, మీకు కూడా విసుగొచ్చేస్తదన్నమాట ఖచ్చితంగా.
ఆ! అంటే, నేను ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, చూసుకుంటా నోటిఫికేషన్‌లో చూసుకున్న వెంటనే, ఓ ఫోను కొడుతున్నాను నేనైతే. ఏంటి నీ బా నీ ప్రాబ్లమ్ నేను మే నేను రిప్లై ఇవ్వలేను, నా వల్ల కాదు, ఇయన్ని వా ఒక నిమిషంలో తేల్చేస్తున్నాను. ఏంటి నీ ఇబ్బంది, సరే, నేను సహాయం చేయగలనా, చేయగలను. లేదు నా వల్ల కాదు. ఈ ఈ 2 ముక్కల్లో తేల్చేస్తున్నాను. హ్మ్. <giggles>
హ్మ్. <laughs> హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అంతే, అంతే అండి. కటాకటిగా ఎ ఎట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా, స్ట్రెయిట్‌ఫార్వర్డ్ చెప్పేస్తేనే బావుంటదండి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో. అంటే మీరు ఎప్పుడైనా గమనించారా అండి, ఇప్పుడు ఒక మీరు మీ స్నేహితులకలాగా మెసేజ్ చేసే సమయంలో, లేకపోతే వాళ్ళు మీకు మెసేజ్ చేసిన సమయంలో, అంటే వాళ్ళు కొన్ని, కొన్ని మాటలు నార్మల్‌గా అంటే ఆహ్, మామూలుగా చెప్పినా గాని, అది కొంచెము యాటిట్యూడ్‌తో చెప్పినట్టు, కోపంతోని చెప్పినట్టు అనా అంటే టోననేది మనకు అర్థం కాదండి సోషల్ మీడియా మెసేజెస్‌లో. అలా మీరు ఎప్పుడైనా అంటే ఫేస్ చేసారా ఇట్లాంటి సందర్భము?
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అవునండి. ఆ! చాలా వరకు ఫేస్ చేశాను ఇలాంటిది. అంటే నాకు, ఆహ్, హ్మ్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా! అర్థంమవద్దని. అంటే మీకు కొంచెం, దాని గురించి తెలిసే మీకు ఇబ్బంది పడితే, ఆ భాష రాని వాడిని నేను ఇంకా ఇబ్బంది పడే పడ్డాననమాట. <laughs> ఆ సోషల్ మీడియా అంటే, నేను నీ మా మనం ఆహ్, నేర్చుకున్న ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటివి నేర్చుకున్నాం గానీ, ఈ సోషల్ మీడియా భాష నేర్చుకోలేకపోయాను. సో, ఇది రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఆహ్, ఇబ్బంది అంటే మీరన్న ఈ యాటిట్యూడ్ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూడగానే. <giggles> ఆ! ఇలా ఇప్పుడు
హ్మ్. <laughs> ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఇబ్బంది పడిన్ను. ఓకే. ఓకే. ఓకే. ఆ! అంటే హ్మ్. అంటే మీరు చూసి రిప్లై ఇవ్వకపోతే, వాళ్ళు మీకు యాటిట్యూడుందనుకుంటరు. అంటే మీకు అర్థం కాక, ఆ మెసేజ్‌లకి మీరు కూడా యాటిట్యూడనుకుంటూ ఉంటారనమాట ఖచ్చితంగా.
ఆ! అంటే, నాకు అలాంటి ముద్రేసి, చాలా రోజులైయిపోయింది. ఏ నాకు యాటిట్యూడు, గర్వం ఏమైనా అనుకొనివ్వండి. నాకు <chuckles> ఈ యాహ్! అయ్!
<laughs> అంతే. అంతే. అంతే అండి. మనము సమాజం ఏమి అనుకుంటుందో అనేది, మనము అసల అనుకోకూడదనమాట.
ఆ! అవ్ అంటే ఇందులో ఈ పని కూడా, నాకు పూర్తిగా రాదు కదా! ఈ పనిలో నేనేమో హ్మ్. న నాకు వ సరిగ్గా రాదు. రాని పని నేను ఎందుకు చెయ్యాలే అని. ఇప్పుడు ఒకళ్ళు కాల్ అని ఉందనుకోండి, సీఎఎల్ అని ఒక 3 అక్షరాలు పెట్టేస్తే, కాల్ అట అది. మనం ఆహ్, ఫోను చెయ్యాలప్పుడు.
హుహు. హ్మ్. కచ్చితంగా. <laughs> అయ్యో! మీరు సీఎల్ అని పెట్టారండి. కొంతమంది ఫోను ఎమోజిలు పెడతారండి చెప్పాలంటే.
ఎమోజీలు పెడతారు. ఆ! వాళ్ళ వాళ్ళ భాష అందుకే నాకు అర్థం కాక, నేను హ్మ్. బుర్ర పిచ్చేకి పోయి, గజిబిజయిపోతూ ఉంటుంది. ఎ ఎందుకు ఈ గోల అని దాన్ని ఆహ్, హ్మ్. అంటే 'అంత్య నిష్టురం కన్నా, ఆది నిష్ఠురం' మేలంటారు చూడండి, అలాగా మొట్టమొదట ఏహ్! నాకు రాదు, నె నేను ఎందుకు పనికిరాను అనుకుంటే, ఇంక వ వదిలిపోతుంది. అది ఆ చివరి దాకెళ్ళిన తర్వాత, నువ్వు పెట్టిన మెసేజ్ నా మనసు గాయపరిచింది, నేను ఇలా బాధపడ్డానంటే ఇంకోడిని బాధపెట్టడం మనకెందుకు గొడవ. అందుకే కొద్ది దూరంగా ఉంటాం. పర్సనల్ ఇష్యూస్‌తోని ఇలాంటి దాంట్లో అనమాట. అవునండి.
హ్మ్. <laughs> నిజంగా. నిజంగా అంతేనండి. హ్మ్. హ్మ్. నిజంగా. ఇలా నిజంగా ఓకే. ఓకే. అంతెలేండి. అయితే అండి, ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా, సోషల్ మీడియాలో కొంతమంది ఫేమసవుతూ ఉంటారండి. అంటే, కొంచెం అంటే వాళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అవుతూ ఉంటది. అంటే కొంతమంది వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని అంటూ ఉంటారనమాట. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. అంటే వ్ మీరు ఎవరన్నా అంటే, మీకు ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తెలుసా? అంటే వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎంత వరకు నేర్చుకోవచ్చనంటారు?
ఆ! ఆ! ఆ! అవును. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లు‌యెన్సర్స్ గురించి నేను విన్నానండి. అంటే, నాకు పూర్తిగా తెలియడం కాదు నాకు. నేను వాడకమే తక్కువ కదా! ఈ వీ వీళ్ళంటే వీళ్ళు ఏదో చెప్తారండి. సపోజు ఒక బట్టలుగు వేసుకోవటం గురించో దేని గురించో చెప్తారు. అలాగే వీళ్ళ దగ్గరికి ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చి మా వా ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేయండి అని అడగటం, వాళ్ళేమో ఆహ్, అలా జనాలని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఈ ప్రోడక్ట్ వాడండి చాలా బావుంటుందని చెప్పటం. దాని ద్వారా ఒక రకంగా అంటే ఆహ్, వాళ్ళ ప్రోడక్ట్‌ని అడ్వటైజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి మనుషులు. అలాగే కొంత వాళ్ళేదో ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆ కంటెంట్‌ని జనాల్లోకి వదిలి, జనాల మీద కొంతమంది ప్రభావం చూపించగలరు. ఒక్కోళ్ళు ఆ స్టైల్ గురించి కానివ్వండి లేపోతే ఇప్పుడు మీరు యంగ్ కుర్రాళ్ళున్నారు. మీరేసుకుంటారు ఏవో మంచి, మంచి బట్టలు వేసుకుంటారు. ఆహ్, దానికి ఈ రకమైనటువంటి ఫ్యాషన్ అవలంబించాలి. ఈ రకమైన ట్రెండ్ ఇప్పుడు నడుస్తుందని మరి చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! ఎందుకంటే, మీ మీరెంత యంగ్ అయినా మీరు మీకేదో పనుంటుంది. ఆహ్, ఆ పనిలో మీరు వెళ్ళిపోతుంటే. వీళ్ళకి వీళ్ళ పనేంటంటే మీకు ఆహ్, హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండు, ఫ్యాషనో లేకపోతే ఏదోకటి తెలియ చెప్పడం అనేటువంటిది. ఇలా ఉంటారు ఇన్‌ఫ్లు‌యెన్సర్లని విన్నాను మరి.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హుహు. హుహు. హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఖచ్చితంగా. అవునండి. అవునండి. హ్మ్. అవునండి. హ్మ్. ఓకే. అయితే మీకెవరన్నా తెలుసా అండి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో?
దీంట్లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ య ఎవరూ తెలీదండి. ఎవరొ పేర్లేవొ చెప్తూ ఉంటారు ఇంట్లో పిల్లలు గాని, ఆహా! నాకు పూర్తిగా నాకు వాడను కాబట్టి దాని గురించి అవగాహన లేదనమాట. కాతే వి వీళ్ళు చేసే పని తెలుసు అంతే ఇంతిలా చేస్తా ఆ!
<chuckles> అవునండి. ఓకే. ఓకేకే. చేసే పని అంటే, ఆహ్, అంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరిందాక చెప్పినట్టండి ఇప్పుడు యంగ్ పీపుల్‌కి అంటే ఆహ్, అంటే, రకరకాల ట్రెండ్ అయితున్న బట్టలన్నీ ఏసుకుంటారు. చిన్ అంటే కొంచెం యంగ్ పీపులు. అంటే వాళ్ళకి ఇలాగా ట్రెండ్ బట్టలున్నాయని చెప్పి వాళ్ళు చెప్పే బాధ్యతకు అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ది ఒక బాధ్యతనమాట. అయితే అండి ఇప్పుడు సమాజం కొంచెం బాగుపడాలి. అండ్ ఇంకా మనుషులకి మంచి మంచి విషయాలు నేర్పిచ్చాలి. ఆహ్, అవసరమయ్యే విషయాలు నేర్పిచ్చాలి అని అనుకునే దాంట్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాత్ర ఎంతవరకు ఉంటది అననుకుంటున్నారు?
ఆ! అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇదేనా మనం ఆ పని చెయ్యాలి కదండి! ఇప్పుడు మనం ఇప్పుడు క్రికెట్టు మనం నేర్చుకోవాలంటే క్రికెట్టు మనం ఆడాలనుకుంటే, క్రికెట్టు నేర్చుకోవాలి. అలాగే మనం క్రికెట్టు ఆడాలి. ఆడిన తర్వాత ఈ బ్ దాంట్లో మనం ఆ రంగంలోకి వెళ్ళిన తర్వాత గదా! ఆ పని చేస్తే గదా మనం క్రికెటరనే గుర్తింపొస్తుంది. మీరు క్రికెట్టు మీరు క్రికెట్టు ఆడితే మీకు క్రికెటరనే గుర్తింపొస్తుంది. ఆహ్, అలాగే ఇప్పుడు ఈ హ్మ్. న సమాజంలో మనం మంచి చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టాలి వీళ్ళు. ఇప్పుడు ఆహ్, న మామూలుగా బట్టల కోసమో లేతే చెప్పుల కోసమో ఇంకోటో, ఇంకోటో లేపోతే సినిమాల కోసమో మాట్లాడే కన్నా ఇది సమాజాన్ని మనం మంచి దారిలో నడిపించాలి. నాలుగు మంచి ముక్కలు చెప్పాలి. ఈ ఈ రకంగా వెళితే, ఇప్పుడు వాళ్ళు వాడమన్న చెప్పులు వాడుతున్నారు. వాళ్ళు వాడమన్న బట్టలు వాడుతున్నారు. వాళ్ళు చూడమన్న సినిమాలు చూస్తున్నారు. మరి వాళ్ళు అలా అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసినప్పుడు వాళ్ళు మంచి మాట చెప్తే మంచి మాట గూడా వింటారు‌గా. ఎట్టి పరిస్థితిలోను మన్ ఎందుకంటే వాళ్ళు చెప్తేనే వింటున్నారు. నేను చెప్తే వినట్లేదు. సరే వాళ్ళనే చెప్పనివండి. మనకు కావాల్సిందేంటి ఎలా ఆ చివరికొచ్చేతటికి
హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. అవునండి. అవునండి. గుర్తింపొస్తది. అవునండి. హ్మ్. హుహు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా. అవునండి. అవునండి. <chuckles> ఓకే. వాళ్ళు బాగుపడాలనమాట.
మ మంచి మంచిదె కావాలి, మంచి సమాజం కావాలి.
మంచి సమాజం పడాలి మంచిగుండాలె అందరూ.
ఆ! ఆ! అది ఎవరు చేసినా పర్వాలేదు. నేను చెయ్యాలని నాకేమి నియమం లేదు. వాళ్ళు అలా అలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే, చాలా సంతోషం. ఆళ్ళు అయితే ఈ నాకెలా అనిపిస్తుందంటే హ్మ్, మీకు చెప్పాను గదా. వాళ్ళు చెప్పిన మ చెప్పినటువంటి వాళ్ళు వాడమన్న షూస్ గాని, లేపోతే బట్టలు గాని వాడుతున్నారు. వాళ్ళు చూడమన్న సినిమా చూస్తున్నారు. వాళ్ళు పాడమన్న పాట పాడుతున్నారు. అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు గనక మంచి చెప్తే వాళ్ళు ఏమైనా ప్రభావితమై చెయి మ మంచి సమాజం ఏర్పగ ఏర్పడగలదేమో అని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటాను అలా.
నిజంగనే. హ్మ్. అవునండి. హ్మ్. అవునండి. ఖచ్చితంగా అవునండి. అవునండి. అంతేలేండి మీరిందాక చెప్పినట్టు సోషల్ మీడియా అనేది మంచికి చూడాలి కానీ, చాలామంది చెడు వైపుల వాటు బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నారన్నమాట చెప్పాలంటే. అయితే అండి ప్రతి నా అంటే నానానికి 2 వైపులున్నట్టు సోషల్ మీడియా గూడా ఖచ్చితంగా మంచి వైపుంటదండి. అంటే చాలా మంచి వైపు అంటే మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశం నుంచి మార్చగలిగే శక్తి సోషల్ మీడియాకుందా? అలా అంటే ఉంటే ఎలాగా మార్చచ్చు అని మీరనుకుంటున్నారండి?
అవునండి. ఆ! మన దేశం చాలా గొప్పదండి. దీన్ని మించింది ఎక్కడ అసలెక్కడ ఉండదు. భూమండలం మొత్తం మీద అంత గొప్ప దేశం. ఆహ్, దేశం హ్మ్ దీని దీనికంటే దీన్ని సోషల్ మీడియా మార్చగలదా? అంటే, ఇదేనండి. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ దెగ్గరికెళ్ళాం అనుకోండి వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళ పనే అది గదా! ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం. మనిషి ఆ అంటే ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఆ వాళ్ళ వాళ్ళ ఆలోచన మీద ఇన్‌ఫ్లుయెన్స్ చేయడమే గదా! ఐ ఎవరికైతే చెడ్డ ఆలోచనలున్నాయో అది తప్పించి మనం మంచి చెప్తే మంచి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. అలా ఆ దానికి
ఖచ్చితంగా అండి. అవునండి. హ్మ్.హ్మ్. ఖచ్చితంగా. అవునండి. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. మైండ్‌సెట్ అనేది చేంజ్ జేయాలన్నమాట. హ్మ్.
చేంజవుతుంది. చేంజయ్యి అప్పుడు అదే గదా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అంటేను, మైండ్‌సెట్ చేంజ్ చేయగలగడం. సో ఈ రకంగా అంటే ఇలా హ్మ్, వీళ్ళే కాకుండా కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఆహ్, అంటే ఆహ్, సంఘంలో పేరు మోసిన వాళ్ళు. మంచి చెప్పగలిగిన వాళ్ళు. మంచి తెలిసిన అంటే మనకి ఆహ్, సగం మంచి మనకు తెలియదనే అనుకోవాలి. మనం ఇప్పుడున్న జీవన విధానం ప్రకారం. మనకన్నా బాగా తెలిసినటువంటి మహానుభావులు, వాళ్ళంతా ఈ సోషల్ మీడియా ద్వారా ముందుకొచ్చి ఇలా చెయ్యాలి, మీరిలా ఉండాలి అనంటే ఈ ముందు రోజు ఒక్కరోజు ఒక్కడే మారొచ్చు గానీ, 100 రోజుల తరువాత ఇంకో 500ల మందో 1000 మందో మారొచ్చు. అలా <chuckles> భవిష్యత్తులో చాలా మంచి సమాజం ఏర్పడొచ్చు. అంటే ఈ సోషల్ మీడియా తలుచుకుంటే చేయొచ్చండి ఏదైనాను. హ్మ్. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ చె
అవునండి. అవునండి. హ్మ్. హుహు. అవునండి. అవునండి. హ్మ్. అవునండి. హ్మ్. నిజమే. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. <giggles> హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. అయితే అండి ఇప్పుడూ ఆహ్, కొత్తగా ఫోను వాడేవాళ్ళు కొత్తగా సోషల్ మీడియా‌కొచ్చేవాళ్ళు అంటే, సోషల్ మీడియా‌ని ఎలాగ వాడాలి, అని ఆహ్, మీరిచ్చే సలహా ఒక్క మాటలో ఏంటండి?
ఆ! ఒక మాటలొ అంటే, మంచి ఉంది గదా! మంచే వాడాలి మనం చెడ్డ జోలికి వెళ్ళకూడదు ఇక్కడ ఫోనులోను. అలాగే అవసరానికే వాడాలి, అనవసరం అనే దాన్ని మనం పక్కన పెట్టేయాలి అనేటువంటిది. ది
హ్మ్. ఓకే. అంటే, మనకి మంచెం మంచంటే ఏంటి చెడంటే ఏంటి అనేది గ్రహించే శక్తి మనలో ఉండాలని అంటున్నానన్నమాట మొత్తానికి. హ్మ్.
అంటే, ఇప్పుడు చదువుకునే ఆయన ఉన్నారనుకోండి. ఆయన ఆ చదువు గురించి వాడేంత వరకు ప్రాబ్లమ్ లేదు. ఆహ్, సరే నేనిప్పడు వరకు చదివి అలిసిపోయాను. ఒక సినిమా చూస్తాను అనుకుంటే ఆ సినిమా 3 గంటల సినిమా కాస్త 6 గంటల సేపు దానికి అతికిపోతాడు. ఏవో రీల్స్ చూసుకోవటం ఇలాంటివి చేయకూడదని నా ఉద్దేశ్యం అట అది. హ్మ్.
హ్మ్. అవునండి. హ్మ్. నిజమే. <giggles> అంతే అంతే. అంతేలేండి ఎద్ ఏదన్నా నేను ఇందాక అనుకున్నట్టు ప్రతిదానికి 2 వైపులుటయ్యి. మంచి వైపునెళ్తే ఏదన్నా మంచిదే అని అన్నట్టు అన్నట్టు బా చెప్పారండి. అంటే, సోషల్ మీడియా మీ జీవితంలో మీ మనస్తత్వాన్ని ఎలాంటి ఆహ్, మనస్తత్వానికి ఎలాంటి ప్రభావం చూపిచ్చిందనేది చాలా చక్కగ జెప్పారండి. మీతోని మాట్లాడి చాలా బాగా అనిపిచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
ఆ! ఆ! ఆ! ఆ! అవును. ధన్యవాదాలండి.